మనకి వెనకటి రోజులకిని, ఇప్పుడున్న రోజులకి కూడా చాలా వ్యత్యాసాలు అనేవి వచ్చేసాయి. ఎందుకంటే ప్రతి దానికి కూడా మారిపోయింది, టెక్నాలజీ అనేది చాలా విపరీతంగా అప్‌గ్రేడ్ అనేది అయింది. అలాగే, మనం ఏదైనా పని చేస్తుంటే గనుక ఇదివరకు కంప్యూటర్స్‌లో వర్క్ చేసేవాళ్ళం. దాంట్లో ఏమన్నా ఫైల్స్ కానీ, ఏమన్నా దాచుకున్నా గానీ, దానికి సెపరేట్‌గా ఒక ప్లే లిస్ట్ అనేది పెట్టుకుని, పెట్టుకునే వాళ్ళం. అలాగే ఇప్పుడు మనం ఈ మధ్య కొత్తగా చూస్తున్నదేంటంటే ఫోనుల్లో కూడా ఒక ప్లే లిస్టులు అంటే మన ఫోటోలు గానీ, ఏవన్నా ఉంటే కనుక. ఫోను కూడా దానంతట అదే ఒక ప్లే లిస్ట్ క్రియేట్ చేసి మనకి చూపించడం, తర్వాత మనకు గూడా అది నచ్చి దాని పేర్లను మనం మార్చుకోవడం ఇవన్నీ చేస్తున్నాం. అలాగే, ఈ ప్లే లిస్టులు అంటే ఫోటోలకి గానీ, లేకపోతే ఏదైనా కార్యక్రమానికి జరిగిన ఆహ్, ఈవెంట్లకి గానీ, ప్లే లిస్ట్‌లకి పేర్లు పెట్టడంలో మీరేదైనా ప్రత్యేకమైన పద్ధతి అవలంబిస్తుంటారా?
అవునండి. అవునండి. అవునండి. అవును. అవునండి. అవునండి. ఈ ప్లే లిస్ట్‌లంటే అండి, నా జీవితంలో ఒకానొక టైంలోనండి ఇప్పుడంటే మొబైల్‌లో ప్రతీదీ మనకి ఒకప్పుడు దాచుకోవాలండి ఏదైనా, ఇప్పుడంతా ఏం లేదండి, ఒకఏళ పోయినా సరే ఆ టయానికి గూగుల్ ప్లే స్టోర్‌లో, లాతే గూగుల్ ఫోటోస్‌లో ఇలా దొరికేస్తున్నాయండి.
హ్మ్. హ్మ్l అవునవును.
ఇప్పుడు మనం డిలీట్ చేసినా ఆ ఫోటోని ఎలాగైనా తెచ్చుకోవచ్చండి. అంత టెక్నాలజీ ఇప్పుడొచ్చేసింది. కానీ కానీ ఒకప్పుడండి ఈ ఈ టెక్నాలజీ లేనప్పుడండి హ్మ్, ఎలాగుండేదంటే అండి ప్రతి ఒక్కరికి మొ అప్పుడు పా ఇప్పుడు ప్రతి దానికి పాస్‌వర్డ్‌ ఉంటదండి. ఏదైనా ఒక ఫోల్డర్‌కి పాస్‌వర్డ్‌ యేసుకోవాలన్నా ఫోటోకి ఫాస్‌వర్డ్‌ యెసుకోవాలన్నా యేసుకోవచ్చండి ఇప్పుడు. అప్పుడైతే ఈ పాస్‌వర్డ్‌ సిస్టమ్ లేదండి.
హ్మ్. వచ్చేసింది. హ్మ్. హ్మ్. అవునా? హ్మ్. హ్మ్, హ్మ్. అవును.
ఉంటే ఒక ఫోనుకి ఉంటదంతే అండి. ఇంక దేనికి ఉండేది కాదండీ పాస్‌వర్డు.
అవును. అవును. అంటే కంప్యూటర్ ఓపెన్ చేయాలన్నా ఏదో మామూలు పాస్‌వర్డ్‌తో పెట్టేసుకునే వాళ్ళం.
అవునండి. ఆహ్, ఈ మొబైల్‌లో అయితే అసలు ఓ ఫోను. కంప్యూటరయితే అప్పుడు ఉన్నాయి గానండి. ఇప్పుడు దీనికి అయితే ఈ ఫోనులోనండి నేను అప్పుడు పాటలకు ఒప్ వెళ్ళి ఒక ఫోల్డరు. ఫోటోస్‌కి ఓటి వాయిస్ రికార్డ్స్ ఓటి పర్సనల్‌గా ఒకటి ఇలా ఉండేదండి. అయితే మా ఇం
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అంటే పాటలకి మీరే విధంగా ప్లే లిస్ట్ పెట్టుకునేవారు అప్పుడు?
ఆహ్, అయితే పాటలకి నార్మల్‌గా సాంగ్సని పెట్టుకునేవాడినండి.
ఆ! అంటే ఇప్పుడంటే మనం చూసుకున్నట్టయితే ఈ స్పాటిఫై కానీ లేకపోతే జియో సావన్ గానీ ఇలాంటి యాప్స్ వచ్చేసాయండి. అందులో ప్రతి ప్లే లిస్ట్ చూసుకుంటే గనుక అందులో చాలా వేలకొలది పాటలుండేవి. మనకి నచ్చినవి అంటే మనకి ఆ సందర్భానికి ఏది బావుంటదా అనేది అంటే ఇప్పుడు ఎప్పుడైనా మీరు డ్రైవింగ్ చేస్తున్నారనుకో డ్రైవింగ్‌లో ఉండే పాటలని ఆహ్, వాటంతట అవే మనకి రికమెండ్ చేస్తున్నాయి. అలాగే మీరు కూడా డ్రైవింగ్ చేసేతప్పుడు ఒకటి లేదా మార్నింగ్ లేచినప్పుడు భక్తి గీతాలు గానీ ఇలాంటివన్నీ మీరు అలా ప్లే లిస్టులకి పేర్లు పెట్టుకోవడం అనేది జరుగుతుందా?
అవునండి. అవునండి. అవును. అవునండి. అవును. అవునండొ. అలాగా నేను పెట్టుకున్నానండి. ఆహ్, ఇల అంటే నాకు నచ్చిన పాటలన్నీ ఓహ్! దాంట్లో. నా పర్సనలని, ఈ ఇంపార్టెంటని, ఈ ఇలాగ న్యాచురలని, ఇలాగ పెట్టుకునేవాడినండి. అయితే ఇవీ ఈ మధ్య కాలంలోనే పెట్టుకు అప్పుడైతే ఏం లేదండి. ఎలాగంటే అండి, ఈ మెమరీకాడ్లన్ని ఉండేయి ఇయన్నీ మనకు తెలిసేది కదండీ! అయితే ఇంక కొన్ని
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హుహుహు. అవునవునండీ.
నేను అప్పుడు తెలీకండి, ఒక మొ ఇంట్లో మొదటిసారి ఫోను కొనుక్కున్నప్పుడు ఆహ్, నాకు తెలీక కొన్ని డీలిట్ చేసేసాను బై మిస్టేక్.
హ్మ్. హ్మ్. ఓహో! ఆ!
మొబై చాలా ఇంపార్టెంట్ వీడియోస్, ఫోటోస్ డిలీట్ చేసేసాను నేను.
ఓకె.
అది తీసేస్తే అప్పుడు చాలా ఇబ్బంది పడ్డామండి.
హ్మ్. హ్మ్. హ్మ్.
ఈ ఇబ్బంది పడటంతోటి, ఎలాగా అనుకున్నానండి. అప్పుడు అనుకుంటే ఇంకేం చేయలేము ఇయన్నోటి అప్పుడు నేను ప్రతి దానికిని ఇలా పేర్లు పెట్టడం మొదలుపెట్టానండి, ప్రతి ఫోల్డర్‌లో.
హ్మ్. హుహు. అవును, అవును. హ్మ్.
అప్పుడు పెడితే ఇంకా ఫోనోచ్చిన తర్వాత కొన్ని ఏదో పర్సనల్ కూడా ఉంటాయి కదండీ ఫోనులు మాట్లాడడం గాని, ఫోటోలు రావడం గాని ఏయోకటుంటయి కదా! అప్పుడు ఫోటోలెలాగోచ్చిన వాట్సాప్ కూడా లేదండి. ఓన్లీ ఇది ఫేస్‌బుక్‌లోంచొచ్చేయండి.
అవును. హ్మ్. హ్మ్. అవును. ఫేస్‌బుక్‌లోనుంచొచ్చాయి. అవును. నిజమే‌. హ్మ్.
ఫేస్‌బుక్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడం, పర్సనల్ ఫోటోలుంటే, ఏదైనా ఓహ్! పర్సనల్‌గా మేము అప్పుడు ఎలాగంటేండి, ఏదన్నా మాట్లాడుకున్నా, ఆ వాయిస్ రికార్డింగ్ దోయ్ వాయిస్ రికార్డ్ చేయడం, సేవ్ చేసుకోవడం, ఎలాగంటే నేను నా జీవితంలో హ్మ్, ఎ మాకు ఎవరైనా అప్పుడు మాములుగా
హ్మ్. హ్మ్. అది కూడా సేవ్ చేసుకోవడం. అవును. హ్మ్. హ్మ్. అంటే, మీరు ఎప్పుడైనా గమనించారా అంటే, మనం ఏవైనా వేరే ఊర్లకు వెళ్ళామనుకోండి. అంటే, ఇప్పుడూ ఉదాహరణకి, నేను వైజాగ్ వెళ్ళినప్పుడు, నేను అక్కడ కొన్ని ఫోటోలనేవి తీసుకోవడం జరిగింది. మా స్నేహితులతో కలిసి వెళ్ళానండి. అప్పుడు ఇవన్నీ ఏమైనాయి అంటే, ఇవన్నీ కలిపి ఒక ఫోల్డర్‌లో పెట్టుకున్నాను నేను. కంప్యూటర్‌లో. దానికి నేను పెట్టిన పేరు ఏంటంటే వైజాగ్ డైరీస్. అంటే ఆ ప్లే లిస్ట్‌కి అలా పెట్టుకున్నానన్నమాట. ఎప్పుడైనా నాకు ఈ మామూలుగా ఓపెన్ చేసినప్పుడు అది కనిపిస్తే, ఆ! నేను ఇది వైజాగ్ వెళ్ళాను కదా ఒకసారి ఓపెన్ చేద్దామాని ఆ పేరుని పట్టి నేను ఆ ఫోల్డర్‌లో ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటానన్నమాట. అలాగే మీరు కూడా, మీ మొబైల్‌లో గాని, మీ ఆహ్, కంప్యూటర్‌లో గాని, ఇలా ఎక్కడికైనా వెళ్ళిన సందర్భాల గురించి గాని, లేకపోతే ఏదైనా ఆహ్, పార్టీలు, ఈవెంట్లు జరిగిన సందర్భాల గురించి కానీ పేర్లు అనేవి ఏమైనా అలా పెట్టుకున్నారా?
అవునండీ. అవును. ఓకే. ఓకే. అవునండి. అవును. హ్మ్. ఆ! పెట్టుకున్నానండి. అలా పెట్టుకుంటారండి, ఆహ్, ఇది ఫ్రెండ్స్ ఫోటోసని లేకపోతే, ఇది డేట్‌ని బట్టండి, ఆ డేట్ మెన్షన్ చేసి, ఆ డేట్ పో ఫోటోస్‌కని ఇలా పెడతా ఉంటానండి నేను.
హ్మ్. ఓకే. హ్మ్, అంటే మీ దగ్గరున్న కొన్ని ప్లేలిస్టులేమన్నా చెప్తారా? అంటే మీరు అలా పెట్టుకున్నవి పేర్లేవన్నా చెప్పగలరా?
ఈ పెడుతూ ఉన్న నేనా ఎకు నా నాకు నా పర్సనలు ఫోటోసయితే డోంట్ టచ్చో డిలీటెడ్ ఫోల్డర్స్. డిలీటెడ్ ఫోల్డరన్నామనుకోండి, ఎవరు ఎళ్ళరు కదండీ ఇంకా.
హ్మ్. ఓకె. ఓహ్! అవును. డిలీట్ అయిపోయిన ఫోల్డర్ అనెవ్వరెళ్ళరు. ఓకె మీరిక్కడ తెలువి ఉపయోగిస్తున్నారయితే. ఓకె. హ్మ్.
మొ హ్మ్. హ్మ్, డోంట్, డోంట్ టచ్ హజార్డ్ అంటే హజార్డ్ ఏమో ఏదో ఉంది అని అలాగా పెట్టడం. అంటే, పర్సనల్‌కి వచ్చేటప్పటికి.
హుహు. హ్మ్. పర్సనల్ ఫోటోస్ ఓకె. ఇది కూడా ఒక ఒక విధమైన మార్గం అనమాట. హ్మ్.
ఎక్కువ మనం అలాంటి ఫోల్డర్లు కొన్ని కొంతమందే పెట్టుకుంటే ఏ సీక్రెట్స్, పర్సనల్ ఇలాంటివి పెడతాం కదండీ! ఇలా పెట్టుకోని తర్వాత వచ్చేటప్పటికిని వాయిస్ రికార్డ్ ఉందనుకోండి, ఇది ఎవరితో మనం వాయిస్ రికార్డ్ చేసామో వాళ్ళ పేరుతో పెట్టేసేవాడినండి.
హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. ఓకె. ఇది ఈజిగా ఉంటది. మళ్ళీ ఎప్పుడైనా వెంటనే వినాలనుకుంటే ఆ పేరు నొక్కేస్తే సరిపోతుంది. హ్మ్.
హ్మ్. అవునండి. అ అవునండి పెట్టుకునేవాడిని. తర్వాతింక ఫోటోస్ వచ్చేటప్పటికండి ఇది ఫలానా పండగ ఫోటోలు, పలానా సెలబ్రేషన్ ఫోటోస్, పలానా పార్టీ ఫోటోలు ఇలాగనే ఉండేదండి. అయితే నేను
హ్మ్. హ్మ్. ఆ! అంటే మీరు డేట్‌ని బట్టి కూడా పెట్టేవారండి? పార్టీ జరిగిన డేటు, అలాగే అక్కడ హ్మ్. హ్మ్. హ్మ్.
అవునండి, అవునండి. అవునండి అవును. అయితే ఇలా, ఇలా పెడుతూ ఉంటానండి ఒక్కోసారి దు చూసేస్తారండి కొంతమంది.
హుహు.
ఫోన్ తీసుకున్నప్పుడు అప్పుడు వానికి చెప్పాను గదండి. అప్పుడంత పాస్‌వర్డ్ సిస్టమ్ ఇంత లేదని. అప్పుడు, అప్పుడైతే నేనేం జేసేవాడినంటే, మళ్ళీ యెంటనే మార్చేసేవోడినండి.
అవునండి. హ్మ్, హ్మ్.
మార్చేయడం. పేర్లు మార్చేయడం, లేతే దొరక్కుండా ఫ ఈ పె పేర్లు పెట్టేదుంటది కదండీ. డూప్లికేటియి ఓ పెట్టేసేవోడినండి.
హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్.
నాకేంటంటే, నాకర్థం కోసం లాస్ట్‌లో కామో, డాట్టో లేతే ఏదో పులుస్టాపులెక్కువ పెట్టడం. ఇలాంటిదే. అంటే నాకు తెలుస్తది.
ఓకే. అంటే, మీకొక్కరికే అర్థవయ్యేలా పెట్టుకునేవారు. అంటే, గమ్మునెవరైనా ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకర్థం కాకుండా మీకొక్కళ్ళకే అర్థవయ్యేలా పెట్టుకున్నారు. ఓకే.
హ్మ్. అన్నోఇట్టాంటోళ్ళే చిరాకు పడతారు, లేతే ఆళ్ళకి తెలియకూడదని. ఏదంటే చిన్నా ఏదోలా పెట్టేవోడినండి. నేనలా పెట్టెగాలనే, ఎవ్వరు పనిగట్టుకు పసికట్టకూడదు. అంటే, పర్సనలుంటయి గదండి ఏదైనా గమ్ముని. అలాగా నేను అలా చేసేవోడినండి. ఇలా చేస్తూ ఉంటే ఒకొనుడు మా ఆహ్, మా అక్క వాళ్ళీళ్ళు తీసేసేవారండి. "ఈడు ఇలా చేత్తన్నాడు, ఇగో ఈ ఫోటోలు చూడు, ఈ ఫోన్లు మాట్లాడింది చూడు," ఈ అనేవోరండి. అప్పుడూ ఇంకోటేంటంటే, ఇలా దొరికేస్తన్నానన్నప్పుడు పెన్ డ్రైవులు తీసేసుకోవచ్చండి.
హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. అవును. ఉంటాయండి. హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును హ్మ్, పెన్ డ్రైవ్ కైతే మీరు లాక్ కూడా వేసుకోవచ్చు. అది ఎవరు చూడకుండా ఓపెన్ జేసినా గాని హ్మ్.
హ్మ్. కొన్ని సార్లు బయటికి కూడా తీసేయోచ్చండి.
హుహు. అవును.
అలా చేసేవాడినండి.
హుహుహు. అయితే మీ మీ డేటాని ప్రైవసీని బాగానే కాపాడుకునేవారన్నమాట.
అవునండి. అవును.
అంటే, చాలా ఆహ్, మార్గాలు వెతికి మరి చేశారు మీ డేటా ప్రైవసీని కాపాడుకోడానికి. ఎ ఎవరికైనా అంతే అండి పర్సనల్ డేటా అనేది వాళ్ళకి పర్సనల్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటివి కొన్నైనా పాటించుకోవాలి కాపాడుకోవాలంటే. అలాగే మీరెప్పుడైనా ట్రిప్‌కి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్‌తో అది రోడ్ ట్రిప్స్ అది వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్న ఫోటోలన్నీ కలిపి ఒక ఒక ఫోల్డర్‌లో పెట్టి దానికి పేర్లు పెట్టడం అలాంటివేమన్నా చేశారా?
అవునండి. అవునండి, అవును. ఆ! చేసానండి. ఇది మీరు చెప్పారు గదా ఇందాక ల్యాప్‌టాపు ఈయి అని అన్నారు కదండీ.
హ్మ్. హ్మ్, హ్మ్.
ఈ ల్యాప్‌టాపూ ఇది మేము కంపెనీ ట్రిప్స్‌కెళ్ళినప్పుడండి కంపెనీ వాళ్ళు ఆహ్, ఫోటోలు తీసి అన్నీ నండి మాకు కామన్ ఫోల్డరుంటే ఒక కామన్ ఫోల్డర్‌లో పెట్టేవారండి.
హ్మ్. హ్మ్. ఓకే. ఆ!
దాంట్లోకెళ్ళి మేమందరం చూసుకోవాలండి.
హుహు.
మేము కావాలనుకుంటే ఎవరు లాగిన్‌తో యెళ్తూ వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి.
ఓకే. డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది.
ఆ! ఎవరికిష్టమండి అంటే ఎవరి డిలీట్ చెయ్యరండి, ఎవరీ రిమూవ్ చెయ్యరు.
హ్మ్. హ్మ్.
అన్ని ఫోటోలక్కడ పెట్టేస్తారు.
ఓకే. ఓకే. హ్మ్.
పెట్టేసిన తర్వాత ఎవరికి ఏది కావాలో...
హ్మ్.
వాళ్ళెళ్ళి వాళ్ళ ల్ మెయిల్ ఐడీతో లాగిన్ అయ్యి ఇలా తీసుకోవాలండి.
హ్మ్. ఓకే. హ్మ్.
లేదంటే కొం ఒకేళ ఆ ఫోటోస్‌ని ఏమైనా ఎవరైనా మిస్ యూజ్ చేశారనుకోండి...
హ్మ్.
ఎవరు మెయిలైన్ ఐడితో లాగిన్ అయ్యారు? ఎవరు డౌన్‌లోడ్ చేసుకున్నారు?
అది వెంటనే తెలిసిపోతుంది వాళ్ళకి. హ్మ్.
పో తెలిసిపోతది. అప్పుడు దాన్ని బట్టి...
చర్యలు తీసుకుంటారు.
చర్యలు తీసుకుంటారు. ఎందుకంటెండి కొన్నలాగ ఉంటాయి గదండీ!
హ్మ్. హ్మ్. అవునండి. మరి అలానే ఉండాలి కదా! మరి ఏ కంపెనీ అయినా సరే. లేకపోతే వ్యక్తిగత ఈ ఇష్యూలన్నీ గూడా బయటికెళ్ళిపోతాయి, చాలా ఇబ్బందులెదురవుతాయి హ్మ్. హ్మ్.
అలాగే అవునండి. అవునండి అవును. ఈ ఇప్పుడండి ఇంకోటండి ఈ ప్లే లిస్ట్‌లో పేర్లు పెట్టేటప్పుడండి మనం కొన్ని చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి.
హ్మ్. హ్మ్. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
ఏంటంటే, ప్రతీదీని ఒక్కోసారి మన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయండి.
అవునవును.
ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అంతా ఒకప్పుడు హార్డ్ కాపీ అనేవారండి ఇప్పుడు సాఫ్ట్ కాపీలెక్కువైపోయినాయండి.
అవునండి. అవును. ప్రతిదానికి సాఫ్ట్ కాపీ ఉంటుందిప్పుడు. హ్మ్.
అవునండి. ఈ సాఫ్ట్ కాపీలనేది చాలా అవసరం అవు-అవుతాయండి. వీటిల్ని మనం కొంతమంది మిస్‌యూస్ చేసేస్తారండి.
హ్మ్. హ్మ్. అవునండి.
మనం ఇలాంటాటిల దగ్గరకొచ్చేటప్పటికండి క్ కంపల్సరీగా లాక్ ఉండాలండి.
హ్మ్. హ్మ్. ఉండాలి.
ఎందుకంటే, వాటిల్ని ది ఒకేళ ఎవరైనా సాఫ్ట్ కాపీలు తీసేసుకున్నారనుకోండి, దాన్ని బట్టి డూప్లికేట్ కాపీలు తయారు జేసి ఈ ఆస్తి నాదని చెప్పొచ్చండి.
అవును. ఖచ్చితంగా అండి. ఇలాంటి ఫ్రాడ్లు చాలా జరుగుతాయి. హ్మ్.
అవునండి. ఈ చాలా మనం ఈటిల విషయంలో అయితే, మనం పేర్లు పెట్టుకునేప్పుడు గాని, ఇయన్నీ కాని లాక్లుండవు ఆ లాక్లు కూడా ఏదో ఫోను నెంబర్లు వర్సెట్టి 1, 2, ౩, 2, 4 అలా పెట్టేస్తారండి. అలా పెట్టడం కూడా కరెక్ట్ కాదండి. ఒక స్ట్రాంగ్ పేరు పెట్టుకోవాలి. స్ట్రాంగ్ పాస్వర్డ్ కూడా పెట్టుకోవాలండి.
హ్మ్. హ్మ్ పెట్టుకోవాలి. హ్మ్. మీరన్నది ఖచ్చితంగా నిజం. హ్మ్.
ఎవరికీ లే అవునండి. లేకపోతే చాలా ఇబ్బంది పడతామండి. ఈ ప్లే లిస్ట్‌లోని కొంతమంది ఇప్పుడు మొబైల్ పోయిందనుకోండి, బై లక్ వాడికి లాకొచ్చేసిందనుకోండి. ఇంకండి మనం పర్సనల్ డేటా అన్నీ, ఫోటోలన్నీ ఆడి చేతిలో ఉన్నట్టండి.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. నిజమే అండి. అంటే మీరెప్పుడైనా ఒక ప్లే లిస్ట్‌కి పేరు పెట్టిన తర్వాత, "అమ్మో! ఇదిలా కాదు, ఇంకా మంచిగా పెడదాము," లేకపోతే ఇది బాలేదు అనుకోని మళ్ళీ మార్చారా ఎప్పుడైనా సరే? ప్లే లిస్ట్ పేర్లు.
ఈ ఎం ఇప్పుడు ఆ! చాలా సార్లు మార్చానండి. అలా అంటే కొంచెం బావుండాలి. ఇప్పుడు ఒకోసారి ఇపుడ్ మీరు చూశారంటేండి నా జీవితంలో...
హ్మ్. హ్మ్. హ్మ్.
నా ఫోన్‌నెవరికిచ్చేవాడిని కాదండి.
హ్మ్. హ్మ్.
నా ఫోను ఎవ్వరు ముట్టుకునేవారు కాదండి. కానీ, అంత పర్సనల్ మెయింటెయిన్ జేసేవాడినండి.
ఓకే. హ్మ్. ఓహో!
ఇప్పుడున్న కాలంలో, నా ఫోను 2 రోలు, 3 రోలు ఎవరికిచ్చైన ఉండగలనండి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ఇదే తెలుసుకున్నానండి. ఇప్పుడు మీకు ఒకటి ఆ ఆ ఎగ్జాంపుల్ చెప్తానండి. మనమూ
హ్మ్.
ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎలాగంటే అండి, మీకు బాగా అర్థం ఇప్పుడు 'రోబో' సినిమా చూసారా అండి?
హ్మ్. అవునవును తెలుసండి.
'రోబో రోబో' సినిమాలో ఆవిడ ఒక అగ్నిలో నుంచి కాపాడుకొస్తే ఆ అమ్మాయిలు లేడీతో బట్టలు లేకుండా ఉంటే చాలా ఇబ్బంది పడి ఉంటదండి.
అవునండి. అవును.
ఆహ్, అ ఇప్పుడు జనాలు ఎలాగుంటారండి అలా బట్టలు లేకుండా ఉన్నా పర్లేదు గాని, ఫోను పక్కోడి చేతిలోకెళ్ళకూడదనుకుంటారండి.
<chuckles> హ్మ్, హ్మ్.
అంటే ఫోను ఎళ్లిపోతేనే ఆడి జీ ఆడు నిజంగానో ఆహ్, ఆడి జీవిత చరిత్ర ఏంటో అ అన్నీ తెలిసిపోతాయండి.
అవునవును. హ్మ్.
కానీ మనోళ్ళు అలాగుంటారండి. న నేనేలాగున్నా నా మీద ఒంటి మీద బట్టలు లేకపోయినా పర్లేదు. నేను ఎలాగున్నా పర్లేదు. నా ఫోను ఎవడు చూడకూడదనుకుంటారండి.
హ్మ్, హ్మ్. హ్మ్.
అంతలాగా ఉంది. ఎందుకు ఫోనే ఒక వ్యక్తి ఆడు మంచోడో? చెడ్డోడో? గూడా చెప్పేస్తుంది. ఎందుకంటే వాడి జీవితం వాడు ఫోన్లో అంతలా మెయింటైన్ చేస్తున్నాడండి.
అవునండి. అవును.
హ్మ్, కానీ ఫ్ మన ఫోను మనం ఫోన్ని పక్కోడికి ఇచ్చామా వా అయ్ అయ్య బాబోయ్! ఇలాగయిపోద్ది. కొంతమందివ్వరండి. చూపించరండి వాళ్ళు. నాకు ఒకప్పుడు ఒకప్పుడు ఇలాగుండేదండి. వాడు ఏ ఫోల్డర్‌లో ఏం పెట్టుకున్నాడో? ఏం చేత్తున్నాడో? ఇయన్నీ చూడాలని ఆసక్తి ఉండేదండి.
హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్.
రాను, రాను అది తప్పు ఛ ఆడిదేదో ఆడు ఏడుత్తున్నాడు మనకెందుకు?
హ్మ్. అంటే ఆ పక్కవారి ప్రైవసీ, మీ ప్రైవసీ ఎలా కాపాడుకుంటున్నారో, వాళ్ళ ప్రైవసీ కూడా మనం అలాగే చూడాలి. హ్మ్. హ్మ్.
అందుకు అన్నాను. అవునండవును. కానీ, నేను అప్పటి నుంచి నా ఫోనూ ఉ కొంతమంది ఉంటేనండి ఈ ఫోన్లు ఫోల్డర్లు ఇయన్నీ పెట్టేసి ఏయో చేస్తారండి. పక్కనున్న ఆహ్, వైఫ్‌కి ఇవ్వరండి, అలా వైఫు హస్బెండ్‌ కూడా ఇవ్వరండి.
హ్మ్. అంతే. అదే. ఇప్పుడు అలాగే ఉందిలెండి. ఇప్పుడున్న రోజులు అలానే ఉన్నాయి.
కానీ, నేనస్సల నా ఫోను అలా వదిలేస్తానండి. ఇక ఎవరు తీసుకున్న అంత సీక్రెట్లు మెయింటైన్ చేస్ అలా ఉన్నప్పుడే నువ్వు అది పో అలాగ ఉండకూడదండి. వేరే ఎద్ దేంట్లోనో పెట్టుకోవాలండి. అంత సీక్రెట్లు నేను ఫోనుప్పుడు హ్యాక్ చేయడం గానీ ఇలాగా సింపుల్‌గా దొంగతనం చేయడం కాని, ఇయన్నీ సులువైయిపోయినియండి. దీని ద్వారా
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవునండి. అవును. అందుకే మీరు పేర్లుకు కూడా పెట్టి, చాలా అంటే, ఎప్ ఎదుటివాళ్ళకి తెలియకుండా పేర్లు పెట్టేవారు మీరు. అది చాలా మంచి విషయం. అంటే, కంపెనీ డేటాని కాపాడుకోడానికి.
కానీ ఫోను ఫోన్లో కూడా, పర్సనల్ డే ఆహ్, ఫోన్లో పర్సనల్ డేటా ఉంచడం కూడా మంచిది కాదండి.
హ్మ్. అవును. నిజమే అండి.
అది కూడాను కొంతమంది ఆహ్, అంటే మాములుగా చెప్తున్నానండి. కొంతమంది ఏదో కొంచెం క్లోజ్‌గున్న ఫోటోలు పెట్టుకోవడం, క్లో క్లోజ్‌గున్న వీడియోస్ పెట్టుకోవడం, ఇలాంటివి చేస్తా ఉంటారండి. అయి మ మంచియి కాదండి. ఎందుకంటే, ఎ ఎవడికి ఏ టాలెంటుందో తెలీదు, ఎవడు ఏ విధంగా చేయగలడో తెలీదు. ఈ ఫోను వాడి పేర్లు పెట్టుకున్నప్పుడు ఫోల్డర్‌కి చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచిగా పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటే, అందరికీ మంచిదండి. ఎవరు మనము అందరిలో నవ్వులపాలవ్వకుండా ఉంటామండి.
హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. అవునండి. అవును. హ్మ్. హ్మ్. మంచి ఉంటావండి. కరెక్ట్‌గా చెప్పారండి. నిజంగా, అంటే మీరు చెప్పిందంతా కూడా నిజమే. మన డేటాను మనమే కాపాడుకోవాలి. అలాగే మీరు ప్లేలిస్ట్‌లకి మీ పేరు, పద్ధతి, అంటే ప పద్ధతి ఎలా పెడతారు అని అంటే, దానికి ఎంత సీక్రెసీ మెయింటైన్ చేసారో, ఆహ్, వేరే వాళ్ళకి తెలియకుండా మీ డేటా బయటకు వెళ్లకుండా ఎంత జాగ్రత్త పడ్డారన్న విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. మీతో ఈరోజు ఇలా మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ తప్పకుండా కలుద్దాం.
అవునండి. ధన్యవాదాలండి.
ధన్యవాదాలు.